పాటలంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టము. ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవ్వరూ ఉండరు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ట్రెండీ సాంగ్స్ మోడర్న్ సాక్స్ ఎలైయితే ఇష్టమో ఓహ్! ఇంతకుముందు మన అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ వాళ్ళకేమో పాత పాటలు అలా ఇష్టము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాటకి కనెక్ట్ అయిపోతూ ఉంటాము. అలా మీకు నచ్చిన మీకు బాగా నచ్చిన పాట ఏది? అండ్ ఆ పాటకి ఎందుకు కనెక్ట్ అయ్యారు మీరు?
అంటే నాకు చాలా సాంగ్స్ విన్నాను చాలా సాంగ్స్ ఇష్టపడం జరుగుతుంది. ఎందుకంటే హ్మ్ అందులో ఒక మంచి ఫీల్ ఉంటుంది. వాళ్ళు ఒక మంచి మ్యూజిక్ ఉండొచ్చు అందులో లేకపోతే అది ఎక్కువగా ఏంటంటే సిచ్యుయేషన్‌కి తగ్గట్టుగా వస్తుందనమాట. ఆ సాంగ్స్ అనమాట. కొనేంటంటే ఆ ఆల్బమ్ అంతా హిట్ అయిపోతున్నాయి. అలా ఆ సినిమాస్‌లో సాంగ్స్ అనేవి నచ్చడం జరుగుతుంది. అయితే నాకు గుర్తున్నాయి హ్మ్. హ్మ్. అంటే ఓల్డ్ నుంచి న్యూ వరుకు కొన్ని కొన్ని గుర్తున్నాయి చెప్తాను ర్యాండమ్‌గా. సో అప్పట్లో నేను విన్నదైతే ఫస్ట్ ఇప్పుడు ఆహ్, చిరంజీవి గారిది ఒక సినిమా ఉంటుంది. జగదేక వీరు జగదేకవీరుడు అతిలోక సుందరి.
హ్మ్. అవును. అవును. అవును. కోన్ హ్మ్. ఆ! ఓకే. అవును.
కే అందులో ఒక సాంగ్ ఉంటుంది. హ్మ్. ఏంటంటే హ్మ్. ఆహ్, అంతా ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా <chuckles> అనె ఒక సాంగ్ ఉంటుంది.
అవును. అవునవును. గుర్తుంది.
అతి అతిథిలా నను చేరుకున్న హృదయమా! అని ఆహ్, చాలా బావుంటుంది ఆ సాంగ్. అది అది ఇష్టము ఇంకోటేంటంటే అందరికి ఇష్టమై
అవును. అవునవును. అసల ఆ పాట ఎందుకి నచ్చింది మీకు? అంటే అసలు ఏం జూసి లిరిక్స్ జూసా లేకపోతే సింగర్‌ని జూసా ఆ పాటకి ఎలా కనెక్ట్ అయ్యారు?
అది జానకి గారు పాడారనుకుంటా. ఎస్ జానకి హ్మ్. మరి ఎస్‌పిబీ యెస్. యెస్. వాళ్ళిద్దరి గాత్రము మళ్ళీ ఏంటంటే ఇళయరాజా అనుకుంట దానికి మ్యూజిక్. సో ఇళయరాజా మ్యూజిక్ గూడా ఇంగ సూప్పర్! ఇంగా కగా మనం ఇంక వంక పెట్టాల్సిన పనే ఉండదు. అందులో ఇంకొక సాంగ్ గూడా ఉంటుంది అందరికీ చాలా తెలుసు ఏంటంటే ఇది అబ్బని తీయని దెబ్బా ఎంత కమ్మగా ఉందిరో అబ్బా! అని ఆ సాంగ్. <laughs> వాళ్ళే వాళ్ళిద్దరూ చూడండి. చిరంజీవి, శ్రీదేవి ఎంత గ్రేస్‌ఫుల్‌గా వైట్ డ్రెస్ ఎసుకొని డాన్స్ ఎస్తా ఉంటారు. అసలు మళ్ళీ ఫాన్సీ బ్యాక్‌గ్రౌండ్ గూడా ఏ పెద్ద హడావిడుండదు. జస్టు ఒక
హ్మ్. సుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రమణ్యం గారు వా హ్మ్. ఓకే. అవును. హ్మ్. అవునవును. నిజంగా. ప్రతి షోలో ఈ పాట అనేది కన్‌ఫామ్ ప్లే జేస్తారు ఏదో ఒకటి డాన్స్ ప్రోగ్రామ్ అయిన గానివ్వండి ఏదైనా సరే చేస్తారు. హ్మ్. అవును. నిజంగా. ఉంన్నోదు. సింపుల్ స్టెప్స్.
హ్మ్. ఒక చిన్న వాటర్ ఫౌంటెనుంటుంది. యెస్. యెస్. ఇలా మంచి మూవ్‌మెంట్స్ అని గ్రేస్‌ఫుల్‌గా జేస్తారు ఆ సాంగ్సు.
చిన్న చిన్న మూవ్స్. అవును. చాలా ఉంది. అవును. మరి కొన్నిసార్లు ఏంటంటే ఈ ఎ ఎలా ఉంటాయి అంటే సందర్భాలు ఇప్పుడు ఎవరికైనా బ్రేకప్ అయిందనుకోండి వెంటనే ఇన్‌స్టా‌గ్రామ్ ఓపెన్ చేసి రీల్లు జూస్తారు స్టోరీలు స్టేటస్‌లు బెట్టేస్తారు. ఈ బ్రేకప్ సాంగ్స్ ఎమోషనల్ సాంగ్స్ అని జెప్పి ఇలా ఎమోషనల్ సాంగ్స్‌కి కనెక్ట్ అయ్యారా ఎప్పుడన్నా?
సో, ఈ సాంగే. హ్మ్. యెస్. ఓకే. అవునవును. <chuckles> ఎమోషనల్ సాంగ్స్ అంటే హ్మ్. నేను ఒక సా ఒకసారి కనెక్ట్ అయ్యాననమాట. అదేంటంటే అది ఆ సినిమా పేరు హ్మ్. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ఆ 'కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో' ఒక సాంగుంటుంది. ఆనందమా ఆవేశమా ఏమిటో అని ఒక సాంగుంటుందనమాట. ఆ సాంగ్ చాలా సిచ్యుయేషనల్‌గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక దూరమోస్తుందన్నమాట హీరోకి, హీరోయిన్‌కి మధ్యలో. హీరోకి హీరోయిన్ మధ్యలో. సో, వాళ్ళిద్దరి మధ్యలో వస్తున్నప్పుడేంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సాంగు రన్ అవుతూ ఉంటుంది. ఈ సాంగ్ బాగు బాగుంటుంది. ఇంకా కొన్ని కొన్ని సాంగ్స్ ఎట్లంటే ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' జూడు. యెస్. 'అర్జున్ రెడ్డి' లో కూడా ఒక సాంగుంటుంది కదా! హ్మ్. <humming> న న న నా న న న నా అనుంటుంది. ఏంటో యెస్ ఆ! నా తెలిసినే నానువే నా నువ్వే కాదని <chuckles> అది కూడా ఎమోషనల్‌గా ఉంటుంది.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. పండుగలకొచ్చే సాంగ్స్ ఉంటాయి. అవును. 'అర్జున్ రెడ్డి'. హ్మ్. ఏది? అది లాస్ట్‌కి తెలిసేనే నా నువ్వు సాంగు. హ్మ్. అవును. చాలా మంచి సాంగన్నమాట ఇది. హ్మ్. నిజంగా మీరు మంచిగా పాడుతున్నారు గూడా ట్రై జేయొచ్చు సింగర్‌లాగా మీరు.
అంత లేదు లెండి పిచ్చి గొంతు. <laughs>
నిజంగా. <chuckles> బావుందండి. అసలు మీరు ఆల్బమ్ గురించి హిట్ అనుకున్నారు కదా! మాక్సిమం చూసుకుంటే 'అర్జున్ రెడ్డి' ఆల్బమ్ అంతా సూపర్ హిట్ అయిందన్న ఫీలింగ్ ఉంది నాకైతే, ఈ ప్రతి ఒక్క సాంగ్‌కి ఒక క్రేజ్ అనేదుంటుంది 'అర్జున్ రెడ్డి' మూవీలో.
హ్మ్. ఓకే. యెస్. యెస్. అవును. నిజమే. నిజమే. అందులో ఉంకొక సాంగ్ గూడా ఉంటుంది. సాడ్ సాంగు గూడా ఒకటుంటుంది. అది గూడా చాలా బావుంటుంది యాక్చువల్‌గా 'అర్జున్ రెడ్డి'.
అవును. అవును. లాస్ట్‌లో వస్తున్నట్టుండిద్ది అది. హ్మ్.
అవునవును. హ్మ్. అది అంటే ఆ సాంగ్‌తోనే సినిమా ఎండ్ అవుతూ ఉంటుంది. అంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏమి ఉండదు మళ్ళా ఆ సాంగ్‌కి జస్ట్ సింగర్ పాడుతూ ఉంటుంది.
అవును. అక్కడ జరిగి అవును. నిజంగా. హ్మ్. అంటే ఒక సీనంతా ఎక్స్‌ప్లేన్ జేసేస్తుంది గదా! ఒక సాంగ్ అనేది ఒక సీన్‌ని, సినిమాని క్లియర్‌గా చూపించేస్తుంది ఆ సాంగు. ఇవాళ జరిగిన వాళ్ళు ఆ లాస్ట్ జరిగే సీన్‌లో వాళ్ళ ఇద్దరు కలవడం గానివ్వండి, వాళ్ళ నాన్న ఒస్తే ఆమె చేయ్యి గట్టిగా పట్టుకుంటది మళ్ళెక్కడ ఆహ్, వాళ్ళ నాన్న దూరం చేస్తాడు అని చెప్పి. ఆ పాటతో మొత్తం క్లారిటీగా చూపిచ్చేసిద్ది గదా!
అలాంటి సాంగ్స్. నిజమే అండి. అవును. హ్మ్. యెస్. హ్మ్. నిజమే. నిజమే అండి. ఆ తర్వాత ఇంక మెలోడీలోకొస్తే ఇప్పుడు నిన్ను కోరిలో కూడా ఒక సాంగుంటుంది. నిన్ను కోరి నిన్ను కోరి కదిలే అలాల కదిలే అని ఒక సాంగుంటుంది చాలా బావుంటుంది. నిన్ను కోరి అని ఆ సాంగ్, ఆ సాంగ్ చాలా బావుంటుంది అది గూడా ఇష్టం.
అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. నిజంగా. ఆ! అలా మెలోడీస్‌గా ఉండిద్ది. మరేంటంటే కొన్నిసార్లు ఇంట్లో ఏదైనా పని జేసుకుంటున్నప్పుడు ఆహ్, బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ పెట్టుకొని పని జేసుకుంటే తొందర తొందరగా అయిపోతుంది. అదే నార్మల్‌గా చేశామనుకోండి సాయంత్రం వరకైనా పని అవ్వదు అన్నట్టుగానే ఫిక్స్ అయిపోతాను నేనైతే. సో, ఇలాగ ఎప్పుడైనా మ్యూజిక్ బెట్టుకుని పనులన్నీ చక చక జేసేసారా?
యెస్. అవును. యెస్. ఇష్టమే. <chuckles> యెస్. యెస్. అవును. చేసానండి. అప్పుడెంటంటే ఫాస్ట్ ఫాస్ట్ బీటు లేకపోతే హీరో ఇంట్రోడక్షన్ సాంగ్స్ ఉంటాయి గదా! అవి నాకు చాలా ఇష్టం.
హ్మ్. మధ్య మధ్యలో డాన్స్ జేస్తా కూడా చేస్తావన్నమాట ఆ పాట ఊపుతో.
అవి అవి మ్యూజిక్ ఒస్తున్నప్పుడు మరి బాడీ కదలడం సహజమే. ఎందుకంటే స్పందించే హృదయం అందరికీ ఉంటుంది కాబట్టి స్పందని ఖచ్చితంగా స్పందిస్తాం. అంటే ఎవరు లేరా? ఓహ్! పక్కన ఎవరైనా లేనప్పుడు ఇంగ మన ఇష్టం. ఇంక చాలామంది ఇష్టమున్న డ్యాన్స్ ఏస్తూ ఉంటారు గానీ చెప్పరు బయటికి ఎవరు గూడా. అయితే అప్పుడు ఏంటంటే హ్మ్ ఫాస్టు ఆహ్, మ్యూజికన్నమాట. లైక్ ఎట్లా ఉంటుందంటే నైరే నైరే నై నైరే బాబా నాలో చూడు దమ్ముంది చాలా చాచిపెట్టి కొడితే ఎవడైనా మాటశే అని ఏదో సాంగ్. ఈ సాంగ్ వింటాను, లేకపోతే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి అని ఆ సాంగు. <laughs>
హ్మ్. అవును. అవును. హుహు. హ్మ్. అవును. అవును. హ్మ్. అవునండి. హ్మ్. సూపర్ అండి. అంటే మీరిలాంటి పాటలు వేట్టుకొని పని గూడా జేస్తున్నారు డ్యాన్సేసుకుంటే. కానీ అమ్మ వాళ్ళని జూస్తే, "ఏం పాటలురా అవి? ఇలాంటి పాటలు వింటున్నావు. మా అప్పుడు పాటలు ఉంటాయి జూడు కమ్మంగా, అసలు ఎలా అంటే ముద్ద ఆవ ఆవకాయ, ముద్దపప్పు ఎ తి కలిపి తింటే ఎలా ఉంటుంది? నెయ్యితో అలా ఉంటేయి మా పాటలు" అని జెప్పి మా అమ్మ నన్నెప్పుడు తిడుతూనే ఉంటుంది. సో, మీకు ఎక్కువగా పాత కాలంలో నచ్చిన పాటలేవి?
యెస్. హ్మ్. అవును. <laughs> యెస్. ఓకే. హ్మ్. అంటే, పాతకాలంలో అంటే నేను మీరు జెప్పినట్టు ఇప్పుడు ఇప్పుడి సాంగ్స్ బెడితే ఎవరికీ పెద్దగా నచ్చవు గానీ, పాత పాటల్లో అంటే మాతృదేవోభవ అంతకంటే ముందు కనక చూస్తే హ్మ్. ఎన్టీఆర్ సావిత్రి వాళ్ళవి గూడా ఉంటాయి కదా సాంగ్స్. హ్మ్. అంటే, ఏంటంటే <giggles> లేచింద్రి నిద్ర లేచింది మహిళా లోకం దదరిల్లింది పురుష ప్రపంచం అని ఆ సాంగ్ ఉంటది. అది గూడా బావుంటుది. ఇంకా హ్మ్. వస్తాడు నారాజు ఈ రోజు. <laughs>
హ్మ్. ఓకె. హ్మ్. అవును. అవును. అవును. బావుంటది ఆ పాట. హ్మ్. అవును. అవును. హ్మ్. అంటే అప్పట్లో అన్ని ఇవే బాటలు బాగా అంటే బాగా వైరల్ అయిపోయేవి గదా! ఇప్పుడు ఇదేదో మూవీ ఒచ్చింది. ఏది ఈ మధ్యన నాగార్జునది రీ రిలీజ్ చేసారు ఒక మూవీ. ఆహ్ ఏది? శివ మూవీ అనుకుంటా. ఓ రీల్స్ అనేవి ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఆ సాంగ్ 2000's లో రిలీజ్ చేసిన మూవీ అది నియర్లీ 20 ఇయర్స్ అయిపోలేదా అది చేసి?
నిజమే. అవును. చెప్పండి? ఓకె. అందులో యెస్! యెస్! అవునండి. 20 ఇయర్స్ గాదది 19 ఎ నైన్టీన్ ఎయిటీ ఎయిట్‌లోనో, ఎయిట్ ఎయిటీ ఫైవ్‌లోనో అప్పుడన్నమాట. జస్ట్ 30 ఇయర్స్.
ఎప్పుడో చేసిన మూవీ సాంగ్ ఇప్పుడు కూడా సూపర్ సూపర్‌గా వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో. హ్మ్.
యెస్! అవునండి. అంతే ఫ్రెష్‌గా అన్నమాట. అంతే ఫ్రెష్‌గా ఉన్నాయి. అంటే సాంగ్స్ ఇప్పుడు చూడండి అందులో ఒక సాంగ్ ఉంటుంది. హ్మ్. ఆహ్ అంటే ఇది పాడకూడదుగాని సాంగ్ ఇంకో వేరే సాంగ్ బాడొచ్చు. <laughs> అది ఇంకో సాంగును 'బోటనీ పాఠముంది' బావుంటది.
హ్మ్. <giggles> ఓకె. హ్మ్. ఆ! అది, అది. అదే పాట. బాగా ఫేమస్ అవుతుంది.
యెస్! అవును. యెస్. ఎన్నియల్ ఎన్నియళ్ళో మన్నియళ్ళో ఎన్నెన్ని అందాలు అనింకో సాంగ్ ఉంటది. అది కూడా సాంగ్ బావుంటది. ఇంకోటేంటంటే ఆహ్, 'సరసాలు సాలు శ్రీవారు వేల కాదాని' ఇంకొక సాంగ్ ఉంటది.
ఓకె. ఓకె. అది ఈ సినిమాలోదా?
యెస్. యెస్. అవును. అవును. ఇందులోదే శివ మూవీ‌లోదే ఆహ్ ఈ సాంగు. సో, ఇవన్నీ. హ్మ్ అన్ని హిట్ ఆ సా అందులో మొత్తం.
ఓకె. హుహు. హ్మ్. అవును. అంటే కొంతమందేంటంటే, ఏఇజ్ మెయిన్‌గా సినిమాలు జూసేదేంటంటే, ఆ సినిమాలో ఉన్న పాటలు నచ్చి జూస్తారన్నమాట. అంటే కొ ఒక రకంగేంటంటే సినిమా హిట్ అవ్వాలంటే అందులో పాటలు గూడా మంచిగా ఉండాలి అన్నట్టుగా బాగా బి జనాలైతే బీభత్సంగా ఫిక్స్ అయిపోయారన్నమాట. మీరెప్పుడైనా మూవీకెళ్ళినప్పుడు, మెయిన్‌గా అబ్జర్వ్ జేసేది, సినిమాకేళ్ళినప్పుడు సినిమాలో పాటలా, లేకపోతే ఏం అబ్జర్వ్ జేస్తారు?
యెస్. నిజమే అండి. యెస్. నిజమే. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు మీరు హ్మ్. అంటే స్టోరీ‌తో పాటలు, సాంగ్సు కరెక్ట్‌గా ఒస్తే గనుక, అది అక్కడ చాలా బావుంటుంది యాక్చువల్‌గా. అంటే అలా కాకుండా అబ్రప్ట్‌గా పాటలు రావాలి కాబట్టి, పాటల్ని పెట్టాలి గాబట్టి, పెడతారు చూసినవా? అప్పుడు నచ్చవు నాకు పెద్దగా.
హ్మ్. అవును. అవును. అంటే, అసలు ఖచ్చితంగా ఈ పాటనేది ఈ సినిమాలో ఉండాలి. స్ అంటే కరెక్ట్ ఈ టైంకి రావాలొక పాట అన్నట్టుగా పెడతారు. ఏదో ఒకటి రాసేసి. హ్మ్.
హ్మ్. యెస్. అవునవును. నిజమే ఇప్పుడు కొన్ని కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే, ఆహ్, రీమిక్స్ చేసి బెడతారు. ఆప్ ఆ! పాటలు చూడటానికే చాలామంది పెద్దవాళ్ళు పాతకాలంలో ఏబ్భా! చాలా బావుంది ఇప్పుడెలా రీమిక్స్ చేసారో చూద్దాం అని జెప్పేసి వస్తుంటారు. థియేటర్‌కి. అలా ఒచ్చిన వాళ్ళు చాలా మందుంటారు. ఇప్పుడు చూడండి ఒక సినిమా ఉంటుంది. హ్మ్. ఆ! సినిమాలో ఏంటంటే, భలే భలే మొగాడివోయ్ బంగారు నా సామి ఓయ్! అని పాత సాంగ్ దాన్ని 'మిక్కీ జైమర్' గారు మళ్ళీ రీమిక్స్ చేసి 'వరుణ్ సందేశ్' ఇంకోకా హీరోయినుంటుంది, హ్మ్. ఆహ్, అందులో చేశారన్నమాట. ఇది కొంచెం ఫాస్ట్‌గాన్నమాట. హ్మ్ భలే భలే మొగాడివోయ్ బంగారు నా సామి అని చాలా బాగా జేసారు. యెస్.
అవును. అవును. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అంటే హ్మ్. ఇప్పుడు ఈ రీమిక్స్ చేయడం వల్ల కొన్ని సార్లనేది హిట్ అవుతుంది, కొన్ని సార్లనేది ఫ్లాప్ అవుతుంది అంటున్నారు గదా!
యెస్. యెస్. అవును పా ఎక్కువ శాతం పాడైన విషయాలే ఎక్కువున్నాయి. హిట్ అయినయి చాలా తక్కువ హిట్ అయినయి
అవును. అవును. నిజంగా. ఇదేదో మూవీ ఉంటుంది గదా! ఏదో కాన్ని ఇది 'నితిన్‌ది' ఇంకా 'సుధాది జయం' మూవీ‌లో 'రాను రాను అంటుంది చిన్నది' అని చెప్పి ఒక పాటుంటుంది. అది ఇప్పుడు, ఇప్పుడు ఏదో మూవీ 'నితిన్‌కి' ఇంకా 'క్రితి శెట్టి' అనుకుంటా, నాకైడియా లేదు. వాళ్ళ దాంట్లో బెట్టారు గదా! ఇదే సాంగ్ రీమిక్స్ చేసేసి. ఫుల్ స్పీడ్ ఎక్స్‌లో పెట్టేసి పెట్టేసారు. దాని మీద ఒచ్చిన కొత్తలో రీల్స్ గూడా ఫుల్ బెట్టేసారు. జనాలు హ్మ్. అవును.
యెస్. యెస్. అవునవును. ఓకే. ఆ! ఓకే. <laughs> అయ్యయ్యో! ఆ! పెట్టేసారు. హ్మ్. ట్రోలయిపోటిదన్నమాట ఫుల్‌గా. రాను రాను అంటూ‌నే చిన్నదో చిన్నదో.
హ్మ్. రీమిక్స్‌లో బేట్టేసారన్నమాట. అంటే ఇగ ఫాస్ట్ ఫాస్ట్ మొత్తం.
ఛ! ఛ! అయి అది చెడిపోయుంటది. ఆ సాంగ్ స్లో‌గుంటేనే యాక్చల్‌గా బాగుంటది. టు ఎక్స్‌లో అంత
అవును. అంటే ఒక సందర్భానికి తగ్గట్టుగా ఉంటే, బావుండిద్దనమాట. కొన్నీ మంచిగున్న పాటలని గూడా, ఈ రీమిక్స్ వల్ల పాడు జేసేస్తున్నారు గదా!
అవునవును. లేరు. యెస్. నిజమే అండి. ఇప్పుడు మీరన్నది రాను రాను అంటూనే చిన్నదో. ఆ సాంగ్ యాక్చల్‌గా చాలా బావుంటుంది. సో, ఆ సాంగ్‌ని చెడ చెడగొట్టేసారని మీరంటున్నారు. కానీ నేను గూడా చాలానే విన్న. ఇప్పుడు 'చిరంజీవి' గారి సాంగ్స్ గానీ, ఆహ్, అవన్నీ రీమిక్స్ చేసారు. అవన్నీ ఖరాబైపోయినాయి. కొన్ని కొన్ని మాత్రం మంచినే హిట్టయిని. ఇప్పుడు బంగారు కోడి పిట్ట వచ్చెనండి ఏయ్ పాప! ఏయ్ పాప! ఏయ్, పాప ఈ సాంగుంది గదా! ఆ సాంగు రెండ్ ఇద్దరు తండ్రి, కొడుకులిద్దరూ ఆదరగొట్టేసారు, ఆ సాంగునైతే. 'రామ్ చరణ్' గారును
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! ఓకే. ఉంది. 'చిరంజీవి' గారు కూడా చేసారా, ఆల్రెడీ ఈ సాంగ్ మీద?
యెస్. యెస్. మే ఘరానా మొగుడు అనుకుంటా. ఘరానా మొగుడులో ఇదే సాంగుంటుంది. అది అది స్లో వెర్షన్ కొంచెం. ఇది కొంచెం ఫాస్ట్ వెర్షన్. అక్కడేమో 'ఎస్పీబీ' బాడుంటారు. ఇక్కడ కొత్త వేరే సింగర్ బాడారు. ఓకే. నాట్ బ్యాడ్ అంత ఏమి హ్మ్.
ఓకే. ఓకే. ఓకే. సో, కొన్నిటికి హ్మ్. కొన్నింటికి ఈ రీమిక్స్ చేయడం వల్ల, వర్కనేది అవుతుందనమాట. అంటే కొన్ని సాంగ్సనేది బా బావుంటుంది. మంచి రిజల్టనేది ఒస్తుంది. కానీ, కొన్నీటికేంటంటే మంచిగున్న సాంగ్‌ని గూడా, పాడుజేస్తున్న ఫీలింగనేది ఒస్తుంది.
యెస్. అవును. యెస్. యెస్. అవునండి. రీమిక్స్ వల్ల చాలా సార్లు ఫెయిలవుతున్నాయి. అదేంటంటే ఆహ్, అప్పుడు సినిమాకు తగ్గట్టుగా ఆ సిచ్యువేషన్‌లో ఒస్త్ ఒచ్చిన సాంగుని అప్పుడు వాళ్ళు గుర్తుబెట్టుకున్నారు బాగా. మళ్ళీ ఇప్పుడు గూడా సిచ్యువేషన్‌లో గూడా, అలాంటి సిచ్యువేషన్‌లోనే మళ్ళీ, అలాంటి సాంగ్ రావాలనుకుంటారు గానీ, ఇక్కడ మేము ఈ సాంగ్‌ని మేము ప్రయోగించినియి గాబట్టి, ఈ సందర్భంలో బెడుతున్నామని పెడితే గనక, అది అస్సలు వర్కౌట్ కాదు.
అవును. హ్మ్. అవును. అవును. ఆ! ఆ! అది ఇంక దేనికి కొన్ని, సాంగ్స్‌లో ఏంటంటే, ఏకంగా డైలాగులు వాడుతున్నారు. ఇప్పుడు అదేంటి కుర్చీ మడత బెట్టి ఆ డైలాగుని, అందులో వాడేయి లేదా, 'మహేష్ బాబు' గారి సినిమాలో. హ్మ్.
<chuckles> యెస్. నిజం. నిజం. అది చాలా వైరలయింది గదా! కుర్చీ తాత అని జెప్పేసి తనున్నాడు. ఆ కుర్చీని మడత బెట్టి, ఆ కుర్చీని మడత బెట్టు అనంగానే కూ కు కు కుక్ అని ఆ సాంగు. హ్మ్. ఆ సాంగ్ కూడా బాగుంది.
అవును. అవును. అవును. యాహ్! డైలాగ్స్ ద్వారా మనిషి మాట్లాడే మాటల నించి గూడా, పాటలిని వెతికేస్తున్నారు చాలా <giggles> మంది. హ్మ్.
అవునండి. పెడుతున్నారిప్పుడు. 'చిరంజీవి' గారికి కూడా సినిమా ఒకటొచ్చింది మొన్న. ఆ సినిమాలో ఏంటంటే, మొత్తము ఇలానే చేశారు. అసలు వర్కౌట్ గాలేదు. అంతా మీమ్స్ లాంగ్వేజ్ మాట్లాడారు. 'చిరంజీవి‌' లాంటి పెద్ద హీరో గూడా, మీమ్స్ లాంగ్వేజ్ మాట్లాడే వరికి, పెద్దగా వర్కౌట్ గాలే. అది గూడక ఇతనా యెస్.
ఓకే. అవును. అవును. కొన్ని సార్లేందంటే వర్క్ అవ్వవు. ఏదో రేర్‌గా వర్కవుతియి గానీ, హ్మ్.
నిజమే. అంటే ఒక్కటి ఒక్క సందర్భమే వాడాలి. సినిమా అంతటలో, ఒక్క సందర్భంలో వాడితే గనక. అది కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. గానీ, మొత్తం అలానే తీస్తే గనుక, అది ఎవరికీ యాక్సెప్ట్ చెయ్యరు.
అవును. అంతేముండదు.
యెస్. యెస్. అవునండి.
నిజంగా అండి. చాలా బాగా మాట్లాడారు <chuckles> మీరు. మీకు ఎలాంటి పాటలు నచ్చుతయి, అంటే మీకు నచ్చిన పాత పాటలు కానివ్వండి, రీమిక్స్ చేసే పాటలు కానివ్వండి. చాలా బాగా చెప్పారండి. ఖచ్చితంగా మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ధన్యవాదాలు.
ఖచ్చితంగా అండి. మీతో గూడా, మాట్లాడడం గూడా బాగుందండి. మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.